లేదండి. మా ఫాదర్ చెప్పారు. మా ఫాదర్ కూడా అహ్, నేను 10థ్ అయిపోయాక, ఇంటర్‌కి వెళ్ళాలి. అంటే, మనం అక్కడ కంపల్సరీ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా! మెయిన్‌గా ఏంటంటే ఎంపీసీ, బైపీసీ ఈ రెండిటిలోనే మనం సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. సో, ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ, నన్ను ఎంపీసీ తీసుకోమని చెప్పి అంటే, నేను బైపీసీ తీసుకున్నా.
ఓకె. హ్మ్. అవును, నిజంగానే. అవును, ఈ రోండే. అవును, అవును. ఓకె, ఓకె. అంటే అక్కడ, మీ ఎంపిక జరిగిందనమాట.
<laughs> ఆ! అవునండి, ఎందుకంటే, నాకు తె
ఓకె. నిజంగా డెఫినెట్లీ, నాకు తెలిసి డెఫినెట్లీ ఇది గ్రేట్ అండి. గ్రేటు మీది అప్రోటి హ్మ్.
ఆ! అవునండి, అవును. మా పేరెంట్స్ కూడా వాళ్ళు ఏమన్నారు అంటే ఆహ్, "ఒకే నువ్వు ఆడపిల్లవే డాక్టర్ చదవాలి అనుకుంటే, చదువుదువు గాని, కాకపోతే ముందే, ఆలోచించుకో నువ్వు చేయగలవా? లేదా?" అని చెప్పి.
ఓకె. హుహు. ఓకె. ఆ! అది నిజమే.
ఇప్పుడు "నువ్వు బైపీసీ తీసుకున్నంత మాత్రాన నువ్వు డాక్టర్‌వే అయిపోతావు అని కాదు. తరువాత కూడా నీకు కేరియర్ ఆప్షన్స్ ఏమున్నాయో అది కూడా చూసుకోవాలమ్మా" అని చెప్పారు.
అవును, అవును. ఓకె. అంటే, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి మరి? మీరు ఏ సమాధానం చెప్పారు? అలాగే నాకు తెలిసినంత వరకు అయితే, ఇంటర్ స్టేజ్‌లో ఫాదర్‌కి నచ్చిందే చదవాలి. ఎవరైనా సరే, అవునా? కానీ మీరో మీ ఫాదర్‌ని మాట కాదనేసి, అంటే మీ లైఫ్‌ని మీ జీవితాన్ని మార్చాలి అనుకొని ఒక బైపీసీని ఎంచుకున్నారు. సో, ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా ఏం జరిగింది? అండ్ మీ ఫాదర్ సపోర్టింగ్ కానివ్వండి నెక్స్ట్ ఫర్దర్‌
ఆ! అవునండి. ఆ! అంటే ఆహ్, అంటే, మా ఫాదర్‌కి కూడా ఆ! మా ఫాదర్‌కి కూడా నన్ను బైపీసీ చదవచ్చాలని ఉండేదండి. కాకపోతే, నాకు 10థ్ క్లాస్‌లో మనకి, మన టైమ్‌లో ఎలా ఉండేది, కొంచెం స్ట్రెస్ అనేది బాగ ఎక్కువ ఉండేది కదా. అందుకని నాకు బాగా హెడేక్ వచ్చేదన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆహ్, పాపకి ఎలాగో మ్యాథ్స్ వచ్చు కదా! సో, ఎంపీసీ చదివిస్తే పాపకి కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ నాకేమో, నాకొచ్చేసి బయాలజీ అంటే ఇష్టం. అందుకని చెప్పి బైపే ఆ! బైపీసీయే తీసుకుంటానని చెప్పి, బైపీసీ జాయిన్ అయ్యాను.
హ్మ్. ఓకె. అవును, అవును. ఓకె. హ్మ్. ఓకె. ఇన్ ఇంట్రెస్ట్. ఓకె.

ఉన్నాయండి. మా నేను మా సొంత ఇంటికే అంటే మా నాన్నగారు వాళ్ళ ఇంటికి, నేను డిజైనింగ్ చేసుకున్నాను. అలాగే మేము సొంతంగా కొనుక్కున్నాము ఇల్లు. నాకు మాకు సొం సొంతంగా మ్యారేజ్ అయ్యాక, ఆ ఇంటికి కూడా నేనే ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకున్న.
ఓకె. ఓహొ! కె. ఓకె. ఓకె.
అలాగే వేరే వాళ్ళకి కూడా చేసిచ్చాను.
ఓకె, అసల నిజంగా ఇది చాలా మంచి పని, మంచి పని. అసలు ఇది చాలా మంచి ఓకె.
ఆ! వేరే వాళ్ళకి కూడా చేసిచ్చాననమాట. అంటే లైక్ మనం బయట ఇంటీరియర్ డిజైనింగ్ ఫర్మ్స్‌లో మనకి జాబ్స్ అనేవి వస్తాయి.
ఆహా! అంటే <smacks lips> ఇవి చాలా రేర్ గదా! జాబ్స్ అనేవి మనకి ఎక్కువనే ఉంటాయ? అంటే అప్లై చే అంటే చదువుకున్న ప్రతి పర్సన్‌కి జాబ్ అనేది ఉంటుందా ఇందులో?
ఉంటుందండి మనం ఖచ్చితంగా ట్రై చేస్తే, మనకి జాబ్ అనేది మనకి కంపల్సరీ దొరుకుతుంది. దొరకదు అనేది ఉండదు.
హ్మ్, ఓకె.
ఇప్పుడు ఎవరు చేయించుకోవట్లేదు చెప్పండి ఇంటీరియర్ డిజైనింగ్? ఏ ఇంటికెళ్ళినా జిగేల్, జిగేల్ అని లైటింగ్‌లు, మంచి కబోడ్లు, మంచి ఆహ్, డిజైనింగు, అలాగే కబోర్డ్స్‌కి లామినేట్స్, డిఫరెంట్, డిఫరెంట్ కలర్స్
అవును నిజమే అది నిజమే. అవును అవును. అవును. డిజైనింగు. లైటనింగ్స్ అని చెప్పేసేసి అవును. నిజంగానే అవును. మరీ ఇప్పుడు మీ మీరు మీమ కాదు, కాదు మీ మదర్ వాళ్ళదీ, మీ హోమ్‌ని మీరే ఇంటీరియర్ డిజైనింగ్ చేసాను అని చెప్పారు గదా. సో మీ ఎక్స్పీరియన్స్, అంటే ఎలా చేసారు? <smacks lips> అంటే ఏం వాడారు? నాకంటే ఇది చాలా కొత్త <smacks lips> అంటే కొంచెం ఒకసారి చెప్తారా? అంటే నాకు తెలుసుకోవాలని చాలా వెయిటింగ్‌గా ఉందనమాట దీని గురించి.
కదా! సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రోచ్ అయితున్నారు. అవునండి. అవును. ఓకె, ఆహ్, నేను చెప్పాను కదా. నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి, అలాగే మా అత్తగారు వాళ్ళ ఇళ్ళకి కూడా చేసాననమాట. అండ్ అలాగే మా సొంతింటికి కూడా నేను చేసుకున్నాను. అండ్ వేరే వాళ్ళ ఇళ్ళకి కూడా చేసానూ. జా జాబ్ చేసేటప్పుడు. ఆహ్, కాకపోతే ఏంటి అంటే మనం ఫస్ట్ ఈ అహ్ ఆ రూమ్ అనేది ఎలా ఉంది అని చెప్పి మనం అ ఎజ్యుమ్ చేసుకోవాలి. లేదు మెజర్మెంట్స్ అని మనకు ఉంటాయి కదా, ప్లాన్ చేసేటప్పుడు ఒక బిల్డింగ్ కడతన్నారనుకోండి, ఆ బిల్డింగ్ మెజర్మెంట్స్ అన్నీ ఖచ్చితంగా మనకి ప్లాన్‌లో దొరుకుతాయి.
ఓకె. హ్మ్, ఓకె. ఓకె. ఓకె. అవును.

హ్మ్, అవును. అవును, అవును.
కదా! సో ఒక రూమ్‌ని కిడ్స్ రూమ్ కింద చెయ్యాలి అంటే, ఇప్పుడు కిడ్స్ ఎలా ఉంటారు? ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు, కదా! సో వాళ్ళ రూమ్ అనేది బ్రైట్‌గా ఉండడానికి మనము అ అలాంటి కలర్స్ యూజ్ చేస్తామనమాట.
అవును, నిజమే అవును. ఓహో! ఓకె, ఓకె.
అండ్ షార్ప్ ఎడ్జెస్ లేకుండ చూసుకోవడము పిల్లలకి, వాళ్ళు ఆడుకున్నప్పుడు తగలకుండ అండ్ వాళ్ళ బెడ్స్ ఒకవేళ ఇద్దరు ఉన్నారు అంటే గనక, మనకి ప్లేస్ తక్కువ ఉంది. అలాంటప్పుడు మనం ఎటువంటి బెడ్ యూజ్ చేయాలి, బంక్ బెడ్ ఉంటుంది గదా! బంక్ బెడ్ అంటే కింద ఒక బెడ్ పైన ఒక బెడ్. స్టెప్స్ ఉంటాయి కదా! పైకి ఎక్కడానికి అది దాన్ని బంక్ బెడ్ అంటాం.
హ్మ్, ఓకె. అవును. అవును. హ్మ్. అంటే ఎలా ఉంటుంది? బంక్ బడ్ అంటే? పైన ఒక బెడ్ ఓకె, ఓకె అవును, అవును అంటే మేమేమో డబుల్ బెడ్ అంటామనమాట, మాకు తెలీదు. సో, అందుకే నేను విన్నానన్నమాట ఇది. ఓకె, ఓకె.
హా! డబుల్ బెడ్ అంటే ఇద్దరు పడుకోవచ్చండి. మామూలుగా ఒక్కటే మంచం మీద ఇద్దరు పడుకోవచ్చు. ఆ! అది దాన్ని డబుల్ బెడ్ అంటాము. మేము టెక్నికల్‌గా. ఇలాగ ఒకదాని పైన ఒక బెడ్ ఉంటే గనుక, దాన్ని మేము బంక్ బెడ్ అంటాం.
హ్మ్. ఓకె, ఓకె, ఓకె. హుహు. ఓకె, ఓకె. హ్మ్, ఓకె.
అలాగ మనం స్పేస్‌ని బట్టి గూడా, ఆ రూమ్‌లో ఎటువంటి ఫర్నిచర్ ఉండాలి. ఇప్పుడు అది కిడ్స్ రూమ్ కాబట్టి ఇద్దరు ఉన్నారు బంక్ బెడ్ ఇచ్చాము. అలాగే వాళ్ళు చదువుకోవడానికి ఒక స్టడీ టేబుల్ అనేది ఉండాలి. కదండీ, ఖచ్చితంగా! వాళ్ళు రాసుకోవడానికి వీలుగా ఉండడానికి, ఒక స్టడీ టేబుల్ అనేది ఉండాలి. సో అలాగ ఒక స్టడీ టేబుల్ అనేది మనం అరేంజ్ చేస్తాం.
అవును. అవును. ఓకె, అవును. అది డెఫినెట్లీ. హ్మ్, అవును, అవును.
ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా! ఇద్దరికీ కావాలి కానీ ప్లేస్ లేదు. మనం బెడ్‌లోనే ఒక డ్రా లాగా మనం చేసుకున్నామనుకోండి, వాళ్ళు మంచం మీద కూర్చొని హ్యాపీగా వాళ్ళు వర్క్ కూడా చేసేసుకోవచ్చు.
హ్మ్, ఓకె. ఆహా! ఓకె.